ఆ! మరి వాడు లేచి గొడవ గొడవ చేస్తున్నాడు. నా ఫుడ్డేది ఫుడ్డేది అంటే వెజ్జుంది. ఆహ్, వెజ్జుంది. ఇప్పుడు పలానా లెక్కుంటుంది. ఇంతమందున్నారు ఫ్లైట్‌లో ఇన్ని వెజ్ ఇన్ని నాన్ వెజ్.
ఫుడ్డు తీసుకురాలేదని. ఆ! అవును వాళ్ళు ముందే మనం ఫ్లైట్ బుక్ చేసుకునేటప్పుడు అడుగుతుంది అనుకుంట కదా! వెజిటేరియనా? నాన్ వెజిటేరియనా? అని. హ్మ్.
ఉంటుంది. అన్ ఉంటుంది. కానీ, కొంతమంది ఎక్కిన తరువాత ఆప్షన్స్ మార్చుకుంటారు. అలాగా ఆ వాడికి రావాల్సిన నాన్ వెజ్జు, వెజ్ వాడు తినేసాడు. వాడికి మిగిలింది వేజ్జొకటే మిగిలింది. మిగిలితే "నేను ఇన్ని డబ్బులు కట్టాను, నేను ఎక్స్‌ట్రా డబ్బులు కట్టి ఈ విండో లెగ్ రూమ్ స్పేస్‌ది తీసుకున్నాను. ఆ! నాదేమో ఆహ్, ఇలా ఉంది మీరేమో, నాకు ఫుడ్డు వెజ్జిస్తారా? నా మొహాన వెజ్ పడేస్తారా?" అని గొడవ చేస్తున్నాడు. ఇప్పుడు వాడు బిర్రున పడుకుంటే వాళ్ళ తప్పు కాదు కదా!
హుహు. ఓహో! ఓకె. హ్మ్. ఓహో! అంతే గదా! వాళ్ళేం చేస్తారు దానికి, చేసింది దిని గదా తప్పు. ఈ టైంలో మీరెప్పుడన్నా ఇంకా అంటే కొంచెం మీకు భయం కానివ్వండి లేదు అంటే అబ్బా! ఎవరన్నా పక్కనుంటే బావుండు ఒక్కదాన్నే ట్రావెల్ చేస్తున్నా అని అలాంటి బాధ గాని ఏమన్నా అనిపించిందా అంటే ఇంత దూరం ప్రయాణం చేసారు కదా!
ఆ! హ్మ్. అలా చేసే అవును. హ్మ్. అవును. హ్మ్. <chuckles> ఆ! ఎప్పుడూ అనిపిచ్చలేదు. ఒంటరిగా నేను చాలా సార్లు చాలా చోట్లకి వెళ్ళాను గానీ, ఇంటర్నేషనల్ ప్రయాణం ఇది మొదటిసారి నాకు. ఆహ్, ఏమో పెళ్లి చేసుకుంటే మా ఆయనుండేవాడు ఎక్కడున్నాడో ఏమో తెలీదు. అప్పట్లో లేడు. <laughs> అప్పట్లో ఉంటే చక్కగా
ఓహో! ఓకే. ఫైన్. హుహు. <giggles> ఓకె. ఓకె. అనిపిస్తూ ఉంటుందిలేండి. ఒకానొక టైంలో కొంచెం అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటది కదా!
హ్మ్. నిజంగా చేతిలో చేతులేసుకొని భుజం మీద తలవాల్చుకొని పడుకుంటూ, ఆ సినిమాలో చూపిస్తారు గదా! ఆ సీన్లు అవన్నీ ఊహల్లోనే ఉంటాయింకలా ఊహించుకోవడమే మనం. <chuckles>
<chuckles> ఓహ్! ఓకె. ఓకె. అసలు అలా ఉంటే మనం సోలో ప్రయాణం ఎలా చేయగలం అసలు చేయలేం గదా! <chuckles>
ఆ! చేయలేము కదా! ఇంకలా ఊహల్లో సోలో కూడా ఊహలుంటాయి. అలా ఊహించుకుంటూ పడుకొని, ఇంకలా పడిపోతే బాగున్ను.
అదే కదా! ఆ! హ్మ్. ఓహో! ఇక మీరు ఫ్లైట్ ఎక్కేసి డ్యూయెట్లేసుకున్నారనమాట ఒక్కల్లే ఎళ్తున్నా గాని. అదే. అదే.
హ్మ్. ఆహ్, కళల్లోనే ఇంకా ఎక్కడున్నాడు నా వాడు రాముడు అనుకుంటూనూ, చేసింది. ఇక్కడ లేవియేటరీ ఉంటుంది. అంటే వాష్‌రూమ్ అంటాం కదా! ఇళ్ళల్లో అలా లేవిటరీ అంటారు ఫ్లైట్‌లో.
హ్మ్. ఓకె. హ్మ్. హ్మ్. ఓక్ ఓకె.
ఆ! ఆ లేవేటరీ ఉంటుంది కదా! లేవేటరీ చాలా చిన్నగా ఉంటుంది. వాటరు గూడా ఫ్లష్ చేస్తాం మనం వాటర్‌తో, అక్కడ ఫ్లష్ కాదు. వ్యాక్యూమ్ ఉంటుంది వ్యాక్యూమ్ ఎయిర్‌తో మొత్తమంతా. ఎంత నీట్‌గా ఉందో అండి, అసలు ఫ్లైట్‌లోనూ అది చాలా బుడ్డగా ఒక చిన్న గ అగ్గిపెట్టెలాగా ఉంది గానీ, నీట్‌గా ఉంది.
హ్మ్. ఓకె. హుహు. హ్మ్.